తీసుకోవాలి అప్పుడు. ఎందుకంటే ఒక్కోసారి మనం రాత్రి 12 వరకు కూడా పని చేయాల్సిన పరిస్థితి ఒస్తుంది. హ్మ్, క్లోజింగ్స్ టైంలో గానీ, లేకపోతే వేరే
అవును. ఆ! అంటే అది బయట ఫుడ్ గదా? ఎక్కువ ఆయిల్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. పర్వాలేదా మరి? ఏమవ్వదా? అంటే రోజు తీసుకుంటే మంచిదంటారా? అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదంటారా?
అప్పుడప్పుడు గాదు. రోజు గాదు. ఎప్పుడైనా అంటే, త పర్వాలేదు. అది ఎప్పుడు తీసుకుంటే తప్పు.
హ్మ్. ఆహా! అంటే తక్కువ తీసుకుంటే మంచిదంటారు.
అంతే, అంతే. ఎప్పుడైనా ఒకటిది, ఒక రోజు తిన్నామనుకోండి. నెలలో కానీ, లేకపోతే ఆహ్, సంవత్సరంలో 2, 3 రోజులు ఇలాంటివి తగులుతాయన్నమాట. తగిలిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అవి మ ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే మంచి ఆహ్, నూనెలు వాడరు వాళ్ళు, తర్వాత మంచిగా చేయరు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవును. <giggles> బా చెప్తారు. ఇలా ఉన్నప్పుడు మీరు తిండితో పాటు, ఈ పానీయాలు తీసుకోవడం కూడా అవసరమే. ఎందుకంటే మీరు చేస్తున్న జాబ్‌కి అలా కూర్చొనుంటారు. బాడీ డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటది. ఒక్కొక్కసారి చెప్పలేం. పనిలో పడి ఇవన్నీ ఆహ్, మర్చిపోతూ ఉంటారు. ఆ టైంలో ఎలాంటి పానీయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు?
అవును. ఒక్కోసారి మంచినీళ్లు దొరకడం కూడా కష్టమైపోతూ ఉంటుంది పనిలోనూ. కాకపోతే ఆహ్, కాకపోతే మనం ఏంటంటే ఆహ్, ఈ రకమైనటువంటి జ్యూస్లుంటాయి గదా! ఆఫీసులో దగ్గర దొరికే షాపులో మామూలుగా ఆహ్, ఆరెంజ్ జ్యూస్ అని, లేకపోతే సపోటా, సపోటా జ్యూసని. జ్యూస్లు తాగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాను. మా హ్మ్.
ఆ! అదే. హ్మ్. హ్మ్. ఆహా! జ్యూసా? ఆ! ఆహా! జ్యూస్లు తాగడం. ఇంటి నుంచి బార్లీ వాటర్ గానీ, సబ్జి వాటర్ ఇలాంటివి ఏమి పట్టుకొని వెళ్లరా ఆఫీస్‌లో తాగడానికి బార్లీ వాటర్ అని. ఇలాంటి ఒ బాటిల్ పెట్టుకొని, పట్టుకొని వెళ్లడం, అలాంటివేమి చేయరు?
హ్మ్. ఆ! అవును. అవ్ అప్పుడప్పుడు అవి కూడా చేస్తూ ఉంటాం. ఎక్కువ సేపు మనం గనక ఉంటాం. అంటే అలాంటివి. 6 గంటకి ఒచ్చేస్తాం అంటే, మామూలుగా వాటర్ బాటిల్ 2 వాటర్ బాటిల్ పట్టుకెళ్లిపోయి...
ఆహా! చేస్తూ ఉంటారా. హ్మ్. ఓకే.
ఆహ్, దాంతో అన్నం తినేసి వాటర్ తాగేసి, నా ఇలా ఏదో హడావిడి. ఆహ్, మన పనిలో మనం పడిపోయి, ఒచ్చేస్తూ ఉంటామన్నమాట.
హ్మ్. అవును. ఈ ఈ ఆహారాన్ని కూడా టైంకి అంతా తీసుకోవాలంటారు. ఎలాగో మీకు డైటీషియన్ ఉన్నారు గాబట్టి, అతని సహాయంతో తీసుకుంటున్నారు. వ్యాయామం కూడా బా చేస్తున్నారు. టైంకి నిద్ర అనేది కూడా పాటిస్తున్నారు. ఆహారం అనేది రోజు ఒక టైంలో తీసుకోవాలని చెప్పారు కదండీ! ఇది అంతా చాలా బాగా చెప్పారు. ఈ మూడింటిల మధ్య సమతుల్యతను బాగా పాటించారు మీరు. బా చెప్పారండి. ఇవన్నీ.
హ్మ్. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఈ ఆహారం అనేటువంటిది కూడా రోజు పొద్దున్న 2 ఇడ్లీ, అలాంటిది కంపల్సరీగా ఉండాలంటారన్నమాట. ఎందుకంటే, ఫస్టు మనం టిఫిన్ తింటే గనుక, పొద్దున్నే 2 ఇడ్లీ తింటే బావుంటుంది. 2 ఇడ్లీ తిని, దాంట్లో సాంబార్‌తో తినమంటాడు. దానివల్ల శరీరంలోని మన చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుందన్నమాట. సాంబార్‌తో తింటం వల్ల. షుగర్ పేషెంట్లు ఎప్పుడైనా సాంబారు ఇడ్లీ తినమంటాడు. చట్నీ లేకుండాను.
అవును. హ్మ్. ఆ! హ్మ్. ఆహా! ఓకే. తగ్గుతది అనా?
ఆ! అలా
ఓకే.
అలా చేయడం వల్ల ఏమవుతుంది? శరీరం వా ఆ శరీరంలో చెక్కర స్థాయిలనేటువంటివి నియంత్రణలో ఉంటాయట. సాంబారుర్ ఇడ్లీ తింటం వల్ల.

అవునవును. మరి ఇంటికి వే ఎన్ని గంటలకి వెళ్తారు? ఈవినింగ్, నైట్ ఎన్ని గంటలకి డిన్నర్ పూర్తి చేస్తారు రాత్రి తినే భోజనం?
అందుకని హ్మ్. క టే టే ఎట్టి పరిస్థితిలో 7:30 కల్లా నేను డిన్నర్‌కి కూర్చుండి పోతానుండి సాయంత్రం.
హ్మ్. హుహు. దానివల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అండి?
అంటే. హ్మ్. ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటంటే. ఒక ఆహారం, వ్యాయామం, నిద్ర వీటన్నిటికీ సమతుల్యత అనేటువంటిది ఉండాలంటే. అది మన టైం ప్రకారంగానే తినాలి. ఇప్పుడు ఒకాయన ఎవరైనా రాత్రి 12కి తినే అలవాటు ఉందనుకోండి. ఆ రోజు ఆ 12కె తినాలి.
హ్మ్. అవును. అవును. హ్మ్. ఓకే. మీ అలవాటు బట్టి.
ఒకరోజు పొద్దున్న